హుహు.
హ్మ్. అదీ ఎక్కువ సై ఎక్కువ టైమ్ మనకి అవ్వదు కదా! చు చూద్దాంలే యూ ఇప్పుడు వీడియో అంటే ఎక్కువ సేపు చూడాల్సొస్తది. రెసిపీ అంటే అందులో ఉన్న పదార్థాలు చూసుకొని, ఎలా చేయాలో చూసుకుంటే సరిపోతుంది. కదా! ఇంకలాగా అది చదువుకొనీ దాని ద్వారా చేసేదాన్ని. అంటే కొత్త వంటకాలేమన్నా.
అంతేగా. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఎంతా ఎంత ఫ్రీక్వెంట్‌గా ఇంట్లో వాళ్ళకి వంట పెడతా వొండి పెడతా ఉండేవోళ్ళు మీరు దీని నుంచి బయటికి రాడానికి?
నేనైతే అప్పుడూ, అప్పుడైతే గనక చాలా అంటే వీక్లీ 4 టైమ్స్ అలా చేసేదాన్నండి ఇంట్లో. ఆదివారం అయితే నేనే ప్ నేనే తీసుకునేదాన్ని బాధ్యత, వంట బాధ్యత నాన్ వెజ్ బా చేస్తానని. ఇంకా మిగిలిన రోజుల్లో కూడా నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఇంకా ఆహ్, ఒక 3 రోజులు 4 రోజులు నేను చేసేస్తానని చెప్పేదాన్ననమాట. అంటే కొత్త వంటకలకైతే <giggles> అవునవును. మా అమ్మగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ తను కూడా జాబ్‌కెళ్ళిపోవాలి. కాబట్టి నేను ఈ పని హెల్ప్ చేస్తే, చాలా ఎక్కువగా ఫీలయిపోయేవారనమాట ఆనందంగా. ఒకరోజు ఒక పని తగ్గుతుంది కదా! తనకి. హ్మ్. అలాగే ఆహ్, ఈ వంట తర్వాత మ్యూజికొకటి వినడం. అలాగే ఇది కూడా మొదలుపెట్టానండి ఇప్పుడు.
హుహు. ఓకే. నాన్‌వెజ్ బాగా చేస్తారా మీరు? మీ అమ్మ అమ్మగారికి ఎంత సంతోషమనిపిచ్చిద్దో. మరి ఇట్లాంటియన్నీ చేస్తా ఉంటే. హ్మ్. ఓకే. ఓకే. అబ్బా! నిజమే గదా! మరి. ఆ! మరీ ఆ మ్యూజిక్ ఒకటి వినటమేనా. అలాగా వంట చేసుకునేటప్పుడు పాడటాలు గానీ అయన్నీ గూడా జేస్తా ఉంటారా?
అంటే జనరల్‌గా అయితే హం చేసేదాన్ని. ఆహ్, ఆహ్, ఎక్కువగా అయితే పాడేదాన్ని <giggles> కాదు. హ్మ్. ఆ! వినేదాన్ని అంతే అండి. వినేదాన్ని. ఆ తర్వాతా ఈ పాకెట్ ఎఫ్ఎం అని ఒక యాప్ ఉంటది. అందులో మనకీ ఇలాగే హ్మ్. ఆ! ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్స్ స్టోరీసన్నీ గూడా, బుక్స్‌ లాంటివన్నీ గూడా ఆడియో‌లో వినిపిస్తారనమాట వాళ్ళు.
హుహు. పడే దా పడేవాళ్ళు కాదు మీరైతే. ఆ! అవును. హ్మ్. హుహు. ఆడియోలో వినిపిస్తారా? ఓకే. ఆ!
ఆ! అది కూడా బావుంటది. అందులో ఒకటి నేను బాగా ఫాలో అయ్యేదాన్ని. 'యక్షిని, యక్షిని' అనే సీరియల్‌ని బా ఫాలో అయ్యేదాన్ని. అది కూడా
పాకెట్ ఎఫ్‌ఎమ్. హుహు. షు వామ్మో! యక్షినియా? సీరియల్ పేరు దెయ్యం సినిమానా? దెయ్యం సీరియలది?
<giggles> అవును. ఇంచుమించు అంతే అండి! అంతే. అది కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని వినేసేదాన్ననమాట.
ఆ! ఓకే. మరి ఇయర్‌ఫోన్స్ చెవుల్లో పెట్టుకున్న గానీ, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్ కదా!

అహ! వీడియో కూడా చూడము. అది ఓన్లీ సాంగ్స్ ఒచ్చేలా పెడతాననమాట పెన్ డ్రైవ్‌లో. అవి అవి ప్లే అవుతూ ఉంటాయి. ఇంకా నేను రోజువారీ పనులు చేసుకుంటా ఉంటాను. అది అయిపోయిన తరువాత ఇంకా పూజ చేస్తాననమాట. పూజ చేసుకొని, ఇంకా బ్రేక్‌ఫాస్ట్, బ్రేక్‌ఫాస్ట్ తినేసి అప్పుడింకా ఆఫీస్‌కెళ్తాను.
వెరీ గుడ్. వెరీ గుడ్. ఆ! హుహు. అబ్బా! చాలా చక్కటి అలవాటు. హ్మ్. వెరీ గుడ్. అస్సలా ఇంకైపోయింది. సాయంత్రం దాకా మీరు మళ్ళా ల్యాప్‌టాప్‌లో చూడాలి గాబట్టి అది త తప్పేం లేదు.
హ్మ్. మళ్ళీ ల్యాప్‌టాప్‌లోనే ఇంకా 8 గంటల వరకు ఇంకా ల్యాప్‌టాప్ ముందే కూర్చుంటాం గాబట్టే, ఇంక తప్పదది.
ఆ! మరి ఇంటికొచ్చిన తరువాత ఏం జేస్తారు?
ఇంటికొచ్చిన తర్వాత కూడా నేను వెంటనే అయితే ఫోన్ పట్టుకోనండి. ఇంటికొచ్చాక ప్రశాంతంగా ఒక 10 నిమిషాలయితే కూర్చుంటాను. దారిలో కూడా నేను సాంగ్స్ వింటానండి. సాంగ్స్ అయితే వింటాను. ఆ! స్పాటిఫై అది కూడా. స్పాటిఫై‌లో వింటాను.
గ దారిలో మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే ఫోన్‌లో. హుహు. <smacks lips> ఓకే. ఓకే. స్పాటిఫై‌లో వింటారు. ఓకే. హ్మ్. ఇదివరకంటే మెమరీ కార్డులు ఉండేయి. ఇప్పుడంతా గూడాను స్ట్రీమింగే‌గా మొత్తం అంతా. ఆ! అది.
హ్మ్. ఇంటికొచ్చాక ఆ! అవును కదా! ఆ! కానీ యూట్యూబ్‌లో అయితే విన్ను. ఎందుకంటే మళ్ళీ అందులో వీడియోలొస్తయి గాబట్టి, ఇప్పడికే కళ్ళు చచ్చిపోయి ఉంటయి పొద్దున్నుంచి ఆ స్క్రీన్ చూసి చూసి. అందుకని స్పాటిఫైలోనే కళ్ళు మూసుకొని వింటాననమాట. ఇంటికొచ్చా‌క్కూడా ఇంకా అన్నీ పక్కన పాడేసి, ఇంకా ప్రశాంతంగా ఒక్క ఆ! లేదు. ఒక్క 10 నిమిషాలు రెస్ట్ అయితే తీసుకుంటాను. ఆ తరువాత స్నానం. స్నానం చేసేసి, అప్పుడు వంటకొస్తాను. వంటకొచ్చాక ఇంచుమించు ఒక అరగంట, ఒక గంట అక్కడ అయిపోతుంది. మా బాబుకి ఇంకా అన్నం తినిపించేసి, అప్పుడు నేను కూడా తినేసి, ఇంక లాస్ట్‌లో ఆఫీస్ నుంచి ఏవన్నా మెయిల్స్ ఒచ్చినియా అని పడుకునే ముందు ఒక్క 5 నిమిషాలు అలా చెక్ చేసుకొని, ఫోను, ఫోన్ చెక్ చేసుకొని ఆ! దాన్నింక పక్క రూమ్‌లో పెట్టేసి ఇంక పడుకుంటాను.
అదే గదా! <giggles> ఓకే. శుభ్రంగా వంటకెళ్ళిపోతారా ఇప్పుడు? హ్మ్. స్నానం జేసేసి వంటకెళ్తారిప్పుడు. హ్మ్. హుహు. అబ్బా! ఒకసారి చెక్ చేసుకొని, ఫోనా? ల్యాప్‌టాపా? హ్మ్.